ఆ! సినిమాను మాములుగా డబ్బింగ్ సినిమా ఉంటు ఇప్పుడు ప్రతి సినిమాకి డబ్బింగ్ యూట్యూబ్‌లో దొరికేస్తదండి.
ఆ! ఓకే. హ్మ్. యెస్ యెస్ అవునవును.
ఆ! ఆ డబ్బింగ్ సినిమా‌ని చూసారు. చూసేసినా మళ్ళీ మన ఆ బే అయనేవరు? శ్రీనివాస్ బెల్లంకొండ ఆ! శ్రీనివాస్ బెల్లంకొండతో అక్కడ అదే సినిమా మళ్ళీ రీమేక్ చేయించుకున్నారు. హిటయిందా? లేదు. ఎందుకు? ఆల్రెడీ అన్ని సార్లు చూసేసిన సినిమాని ఒకసారి మళ్ళీ వచ్చి ఎందుకు చూస్తారు?
చూసేసారు. అవును. హ్మ్. బెల్లంకొండ శ్రీనివాసు ఆ! మళ్ళీ అక్కడ తీసాడు. ఆ! కాలేదు కాలేదన్నట్టు విన్నాను. <chuckles> చూసేసారు. అంటే కథని ప్రెజెంట్ చేయడంలో కూడా డిఫరెంట్‌గా ఉంటే ఏదైనా హిట్ అయ్యే సందర్భం ఉంటుంది కదా! మరి అలా ఫ్రెష్నెస్ కూడా తేకపోవడానికి ఏమి రీజన్ అయ్యూంటుంది?
అవునండి. ఫ్రెష్నెస్ తేకపోవడం అంటే ఇప్పుడు కథనేది ఒకసారి మనకు స్టోరీ అంతా తెలిసిపోయిన తరువాత ఎందుకొచ్చి చూస్తారు?
హుహు. ఆహా! ఓకే. అవును మీరన్నట్టే
మనకి స్టోరీ తెలియదు అనుకుంటే, లేకపోతే ఏదైనా కొత్త కాన్సెప్ట్ అనుకుంటే
ఆ! అవును. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఆ 2 ½ అవర్స్ అల్లని అలా కూర్చొని చూస్తారు. యెస్ అవును. హ్మ్.
కూర్చుంటారు. కూర్చొని చూస్తు ఇప్పుడు స్టోరీ అంతా వా ఈ లాంగ్వేజ్‌లో కాకపోతే వేరే లాంగ్వేజ్‌లో డా సబ్టైటిల్స్ పెట్టుకునో, లేకపోతే డబ్బింగ్ పెట్టుకునో, చూసే‌స్తునారు. చూసేసిన తరువాత కథంతా తెలిసిపోతుంది. తెలిసిపోయిన తరువాత నువ్వు ఎంత ఫ్యాన్ బేసున్న హీరో అయిన, ఎన్ని కోట్లు బడ్జెటైనా ఎందుకొచ్చి చూస్తారు? ఆ క్వెషనొకటి
ఓకే. ఆ! హ్మ్. హ్మ్. అవునవును. ఆ! ఓకే. హ్మ్. అవును. అవును. అవును. మీరన్నట్టు ఇవన్నీ కరెక్టె. మీరన్నది నాకు అర్థమవుతుంది. అయితే ఈ 'వర్షం' మూవీ కూడా రీమేక్ చేసారని హిందీలో అని అనన్నారు. దాని గురించి మీకేమ మీరేపుడేనా చూసారా? ఆ! మూవీ చూసారా ఎలా ఉంది?
ఆ! అవునండి. అంటే ఒక్కటి చెప్తానండి. వర్షం సినిమా ఎప్పుడోచ్చింది? మనకి టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ త్రీ అలా వచ్చింది. అది ఆ టైంలో, ఆ సినిమా బావుంటుంది.
హ్మ్. ఓహ్! టూ థౌసండ్ ఫోర్‌లో త్రీ‌లో అలా వచ్చిందిండి. నాకు తెలిసి అవును. హ్మ్.
ఎందుకంటే మనకంత ఎక్స్‌పోజర్ లేదు, ఆ స్టోరీ అనేది మనకు నచ్చుతుంది.
ఆహా! ఓకే ఓకే. ఆ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అయినా కూడా అప్పట్లో జనాలనేది ఇం
ఇపుడు ఆ! ఏముంటది హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. విల్లెన్ హీరోయిన్‌ని లవ్ హీరోయిన్‌ని ఇష్టపడతాడు.
ఆ! <chuckles> అవునవును.
ఆ! హీరోయిన్ ఆదే వా "తనేం పోలిటిక్స్ ప్లే చేస్తాడు. హీరోయిన్‌ని పొందడం కోసం. హీరో హీరోయిన్ లాస్ట్‌కి ఎలా కలుస్తారు" ఇదే స్టోరీ.
హీరోయిన్ తీసుకొస్తారు. అవును. అవును. అవును అవును. అంటే ఇ ఇంత సింపుల్ కథ అయినా కూడా, ఇవి ఎవరైతే ఆ క్యారెక్టర్స్ పండించారో ప్రభాస్ గానీ, త్రిషా గానీ, మరి గోపీచంద్ గానీ వాళ్ళు చాలా కొత్తగా ప్రెజెంట్ చేసి, ఆ క్యారెక్టర్స్‌కి ఒక అందాన్ని తీసుకొచ్చారన్నమాట. నాకు తెలిసినంతవరకు. లేకపోతే అదే సినిమా‌నిప్పుడు సపోజ్ ఇంకొక పేరు మోసిన హీరో చేసుంటే అంతగా సక్సెస్‌గా రాకపోవచ్చునేమో.
పూరిని ఇప్ ఆ! కొత్తగా ప్రెజెంట్ చేశారు. అవును. ఇప్పుడు ఆ! అంతగా సక్సె అంటే ఇప్పుడు అదే చెప్తున్నానండి. టూ థౌసండ్ ఫోర్‌లో వర్షం సినిమా వచ్చింది. ఆప్ ఇప్పుడు విల్లెన్ చేసే పనులు కూడా ఆ కాలానికి తగ్గట్టుగా ఉంటాయి. అంటే హీరో వల్ హీరోయిన్ వాళ్ళ నాన్నని లోబరుచుకొని, హీరోయిన్‌ని ఇచ్చి పెళ్లి చేయమని అట్లా అడగడమనేది
<chuckles> అవును. హ్మ్. హ్మ్. ఓకే ఓకే. అప్పుడు పరిస్థితులను కూడా కొంచెం ప్రతిబింబచేస్తాయంటారు.
ఆ! ఇప్పుడు ఆ సినిమా‌ని తీసుకొచ్చి ట్వెంటీ ట్వెంటీ త్రీ ట్వెంటీ ట్వెంటీ ఫోర్‌లో హిందీలో రీమేక్ చేస్తే, ఆ సీక్వెన్స్‌ని పెడితే ఎందుకు నచ్చుతది?
హ్మ్. ఓకే. ఆ! అవును. అంటే వారు ఇలా రీమేక్ చేయడానికి హిందీలో చేయడానికి ఎందుకు డేర్ చేసుం‌టారు అంటారు?

ఎందుకు డబ్బులొస్తాయి ఏమో‌నని ఏదొక స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తే, హీరో పరిచయమవుతాడు జనాలకి. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తాయి.
<chuckles> ఆహా! ఓకే. ఇప్పుడూ, ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలేంటంటే ఆహ్, వాళ్ళ మాతృభాషలో హిట్ అయితాయి. డబ్బింగ్ చేసింతపుడు తర్వాత కూడా హిట్ అవుతాయి. రీమేక్, కంప్లీట్‌గా రీమేక్ చేసిన తర్వాత కూడా హిట్ అయితాయి. అలాంటి మూవీస్ మీరీ మధ్య ఏమైనా చూసారా?
అవును. నిజమే. నేను అంటే ఇప్పడు రీమేకంటే మనము మళ్ళీ చేసింది అయితే ఇప్పుడు మనకి చాలా సినిమాలొచ్చినయి ఇప్పుడు 'దృశ్యం' ఉందండి
అంటే ఇన్ ఆ! ఓకే. ఆ! దృశ్యం. విక్టరీ వెంకటేష్ గారిది 'దృశ్యం' ఉంది.
ఆ! విక్టరీ వే అది మోహన్ లాల్‌గారి సినిమా. అది ఏంటి ఆ మాములుగా మనకు 2014 ఒచ్చింది. అదే తెలుగులో కూడా తీశారు, త తమిళ్‌లో తీశారు, హిందీలో కూడా తీశారు. కానీ ఎన్నిటిలో తీసిన ఆ సస్పెన్స్ థ్రిల్లరనేది ఆథెంటిసిటీ అనేది మెయింటైన్ చేశారు.
యాహ్! యాహ్! హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్.

అంటే స్ట్రీమింగ్ అనేది మంచిదేనండి. అంటే మనకొక టైంలో తెలుగులోనే కాకుండా అన్ కరోనా టైంలో మనకి ఎంటర్‌టైన్‌మెంట్ లేని టైంలో ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవే చాలా వరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి ఫ్యామిలీ అందరు కలిసి దగ్గరగా ఉండి చూడడం గానీ, ఎంజాయ్ చేయడం గానీ చేశారు. కాబట్టి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా మంచివి. అవి అలానే ఉండాలి. అవుంటే మనం ఇంక ఎవాల్వ్ అయి కాన్సెప్ట్స్ తీయాలి గానీ అవి ఉన్నాయని చెప్పేసి
హ్మ్. ఓకే, హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆహా! ఆ! ఓకే. ఓకే. ఓకే. అంటే కొత్త కొత్త కథల్ని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం. అంటే మనకివీ అవును. అంటే అందులో ఏంటంటే జోనర్స్ కూడా ఉంటాయి. మనకు కావాల్సిన జోనర్స్ సెలెక్ట్ చేసుకొని, అందులో ఆ కంటెంట్ కూడా చూడొచ్చు యాక్చువల్‌గా. అది చాలా మంచి విషయమని నేను భావిస్తున్నాను. మీరేమంటారు?
ఆ! అంతే ఇప్పుడుకు చాలా కొత్త కథలోచ్చాయి కదండీ. ఇప్పుడి హు అవును. అండ్ ఓటీటీ ఓచ్చిన తర్వాత తెలుగు సినిమాల్లో కూడా చాలా మార్పులొచ్చాయి. చాలా మంచి మంచి సినిమాలు తీయడం కూడా మొదలుపెట్టారు. దేకో 'హనుమాన్' మూవీ ఓచ్చింది.
ఓకే. ఆ! యాహ్! యాహ్! మంచి మూవీ అని నేను కూడా విన్నాను.
మొన్న 'మిరాయి' మూవీ వచ్చింది. 'కల్కి' మూవీ వచ్చింది.
ఆ! అవునండి. అవునవును. అవును.
అంటే థియేటర్‌కి తీసుకెళ్లగలిగే మూవీస్ కూడా ఓస్తున్నాయి.
ఓకే. అంటే ఈ మేకింగ్ స్టాండర్డ్స్ అనేవి కూడా పెరిగిపోయాయి.
పెరిగాయి. అవును.
ఓకే, ఓకే అండి. అయితే రీమేక్‌లను మరి మీరేలా చూస్తారో అన్న విషయంలో మీ అభిప్రాయాలను, మరి మీరు చూసిన సందర్భాలు, మీ సినిమాల గురించి చాలా బాగా వివరించారండి. మీకు నా ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.